ఇవాళ మన జీవితంలో ముఖ్యమైనటువంటి వస్తువు, మనం అన్నిటికన్నా ఎక్కువగా మన చేతిలో ఉండేటువంటిది అంటే, మొబైల్ ఫోనే కదండీ. ఈ
అవును. నిజం.
చరవాణి లేనిదే మన వాణి ఎవరికీ వినిపించలేనటువంటి పరిస్థితయిపోయింది. వి ఇప్పుడూ మనం ఏది చేసినా కూడా అందులోనే. ఆహ్, మనం
హ్మ్. హ్మ్. హ్మ్. అందరు మొబై‌ల్‌లోనే జూస్తున్నారింక.
మొబైల్‌లోనే అన్ని, అన్ని పనులు అందులోనే చేస్తున్నాం. ఏ విధమైనటువంటీ సందేహవొచ్చినా దాన్నే ఆశ్రయిస్తున్నాం. తరువాతా ఆహ్, ఏ
హ్మ్. అదే. అన్నీ, అసలు చదువు జెప్పేది అదే అయిపోయింది. ఫోను మాట్లాడాలన్నా అదే.
ఆ! ఫోను మాట్లాడితే
అసలే డౌటున్నా అదే. అన్నిటికి అదే అయిపోయిందింక.
ప్రతి అంటే, సందేహవుంటే అన్వేషించడానికీ, ఏదైనా హ్మ్, ఆహ్, సమస్యుంటే ఆశ్రయించడానికి కూడా ఆహ్, ఈ మొబైలు ఫోననేటువంటిదో ముఖ్యమైనటువంటీ ఏ సాధనవపోయింది ఈ రోజుల్లో కదండీ.
హ్మ్. హ్మ్.
ఇటువంటి పరిస్థితుల్లో, ఈ మొబైలు ఫోను వల్ల ఒచ్చేటువంటీ దుష్ప్రభావాలననీ మనం నివారించడానికి, ఆహ్, మీరూ మొబైలు ఫోను వాడకం ఏ రకంగా నియంత్రిస్తారు? ఏ రకంగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు?
అంటే చాలా విధాలుగా ప్రయత్నిస్తానండి అంటే చాలా సార్లు విఫలమైన సందర్భాలున్నాయి. చాలా సార్లు సక్సెస్ అయిన సం సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనం ఫోకస్ మోడ్‌కి వెళ్ళిపోయి ఇంకా మొబైల్‌ని నియంత్రించాలనుకుంటే మొబైల్‌లోనే అసలు ఫోకస్ మోడ్ అనుంటుంది జెప్పాలంటే.
ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఏమంటారు? ఏం ఫోకస్ ఆహా! మొబైల్‌లో ఉంటుందా ప్రతి మొబైల్ ఫోన్‌లో ఉంటుందా అది?
ఆ! ఆ ఫోకస్ మోడ్ ఫోకస్ మోడ్. ఆ! ప్రతి మొబైల్ ఫోన్‌లో ఉంటుందండి.
ఆహా! దానివల్ల ఏమో
ఇలా ప్రత్యేకంగా జెప్పాలంటే ఐ ఆహ్. ఐఫోన్స్‌లో ఉంటుంది ఫోకస్ మోడ్ అని. మనం దాన్ని ఇలా కస్టమైజ్ జేసుకోవచ్చన్నమాట రోజుకి ఇన్ని గంటలు మాత్రమే తర్వాత ఫోకస్ మోడ్‌కెళ్ళిపోతే అప్పుడు వాడలేము ఫోన్ని.
ఆ! ఆహా! ఆ! ఆహా! మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా అది ఫోకస్ మోడ్‌కెళ్ళిపోయినప్పుడు?
అవునవునవును. ఆ! మార్చుకోవచ్చు. కాకపోతే ఎవ్వరి కాల్స్ ఇంకా నోటిఫికేషన్ రావండి. దీని వల్లేమవుతుందంటే ఆ నోటిఫికేషన్స్ రాకపోతే మనమసలు
హ్మ్. హ్మ్.
అసలు ఓపెన్ జేయడానికి చూడము. ఇంకా మొబైల్‌ని వాడడానికి ఎక్కువగా ఆలోచించం.
ఆలోచించం. ఆసక్తి కూడా చూపించం. ఎందుకంటే నోటిఫికేషన్ ఏదో ఆసక్తికరంగా ఉంటుంది. ఏంటా? అని ఒకటి చూద్దాం అనుకునేటప్పడికి ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల
అవునవును. అదే. అట్లానే ఇలా గంటలు గంటలు ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. అసలు తెలియని గూడా తెలియదు మనకి.
అవును.
ఇంత సమయమయిపోయిందని.
ఆహా! ఇప్పుడూ మనం ఈ ఫోను నించి దృష్టి మళ్ళించడానికీ, మనము ఏ రకవైనటువంటీ చర్యలు తీసుకుంటాం.
ఫోను నుండి దృష్టి మళ్ళించడానికా? నేనైతే ఏం జేస్తానంటే, ఫిట్‌నెస్ పైన ఫోకస్ జేస్తానండీ.
దీని మీద? అవును. హ్మ్. ఆహా!
ఫిట్‌నెస్ అనే గాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో హాబీ ఉంటుంది. ఆ హాబునీ కొంచెం అమలు పరుచుకొని, రోజూ అది పనిలా జేస్తుంటే, కొంచెం ఒక హాబీ క్రియేటయినట్టూ ఉంటున్నదీ, అలానే ఫోన్ని కొంచం నియంత్రిచ్చినట్టుంటుంది. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో డిజిటల్ స్క్రీన్ టైమనేది ప్రతి మనిషికీ యావరేజ్‌గా ఐదూ 5 గంటలుంటుంది. ఎంతా నియంత్రించాలనుకున్నా. ఎందుకంటే, ఫోను గాకపోతే టీవీ, టీవీ గాకపోతే ల్యాప్‌టాపు వర్కు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఇవన్నీ కలిపి డిజిటల్లు
ఇలా అయిపోతుంది గాబట్టీ, క ఆ! డిజిటల్ స్క్రీన్ టైమ్‌ని నియంత్రించడం చాలా మంచిది ప్రక్ ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే, మనా
డిజి స్క్రీన్ వర్క్. ఆ!
ఆ! కళ్ళు గాని లేదా మెదడు గాని
ఆ!
ఆ! వృద్ధ సమయంలో కొంచెం బాగుండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే డిజిటల్ స్క్రీన్ టైమ్‌ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.
ఆ! వృద్ధాప్యన్ ఓహో! అలా.
హ్మ్.
హుహు. అంటే ఇప్పుడు, మరి మీరు ఈ డిజిటల్ స్క్రీన్ ట్రైమ్ తగ్గించాలంటే అంటే మీరిప్పుడు చె చెప్పిన ఉద్దేశం ప్రకారంగా ఒక మొబైల్ ఫోనొకటే కాదు. ల్యాప్‌టాప్ చూడటం కానీ, టీవీ చూడటం కాని ఇతరత్రా కార్యక్రమాలు, ఇలాటివి ఈ కళ్ళకి హాని కలిగేటువంటివి కళ్ళకి ఆహ్, స్ట్రెయిన్ వచ్చేటువంటివి ఎటువంటివి కూడా వాడకూడదని మీరంటున్నారు కదండీ! మరి
ఆహా! అవునవునవును. ఎటువంటివి ఎక్కువగా వాడకూడదండి. ఓ
అదే ఎక్కువగా వాడకూడదు. అదే, అదె స్ట్రెయినంటే ఎక్కువగా వాడడం వల్ల వస్తుంది. సో ఎక్కువ
ఆ! అదే. అదే. నిమిత్తిలో వాడితే ఏం గాదు. అది అసలు వ్యసనంలా వాటినే బట్టుకొని <giggles> చూస్తుంటే అదింకా
దాన్ని, దాన్ అంటే ఇప్పుడు మరి అందరూ అందులోనే లీనమైపోతున్నారు గదా! ఇవాళటు రోజు సినిమా చూడాలన్నా కూడా, మనం ఆ చరవాణిలోని వీక్షించేటటువంటి ప పరిస్థితొచ్చేసింది. అయ్
హ్మ్. ఓటీటీ యాప్స్‌లో జూస్తున్నాం.
చూస్ అది కూడా ఫోనులోనే అంతే గాని ఆహ్, టెలివిజన్ గాని, ఇంకోటి గాని ఇంకోటి గాని చూడట్లే. ఆ ఫోను పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళటానికి క్యా
అదే. అదే. అదే. చాలా మటుకు తగ్గిపోయింది. అంటే టీవీలో గూడా చూస్తారు గాని అ అంటే తగ్గిపోయిందింకా. టీవీ వరకు అందరితో గలిసెందుకు జూడడం నేనే జూసుకుంటా అని ఫోన్లో జూస్తున్నారు.
హ్మ్. మీరు గమనించారా, ఎప్పుడైనా ఆఫీస్‌కి క్యాబెక్కుతారు. ఎక్కినప్పుడూ చెవిలో పో ఒకటి పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాతా ఒకా సినిమా చూసుకుంటూ ఆహ్, వెళ్ళిపోతా
<chuckles> అవునండి. అంతెందుకండి, ఇందాకే నేనూ మెట్రోలో జాశానండి. మెట్రో ప్రయాణం జేస్తున్నప్పుడు, అసలూ 10 మందిలో కనీసం నలుగురు...
ఆ! ఆ! హ్మ్.
ఫోన్లో ఏదొకటి జూస్తూనే ఉన్నారయా, లేక్ న్యూస్ జదువుతున్నారు, లేకపోతే ఇలా మీరు జెప్పినట్టుగా సినిమాలు జూస్తున్నారనమాట ఇయర్‌ఫోన్స్ బెట్టుకొని.
అహా! అంటే వాళ్ళ పల్
దీని మూలంగా ఏమవుతుంద అంటే, ఆ ప్రయాణంలో చూడడమే అనేదీ అంత తప్పేం గాదని నా ఉద్దేశం. కాకపోతే, మీరూ ఏదైనా అప్పుడు ప్రయాణంలో వేరే పనులు గూడా జేసుకోవచ్చండి. ఆ పనులనీ ఆపేసీ ఇలానే సినిమాకే అంకితమైతే మంచిది గాదు.
అవును. ఆ! అంటే, దీని వల్లేవవుతోందంటే, వాళ్ళ మెదడు గానీ, నేత్రాలు గానీ మిగతా డ ఆహ్, ఆ సంబంధిత అవయవాలేవీ సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితికి, లాకపోతే ఎక్కువ శ్రమ తీసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువుందంటారు.
అవునవునవునవును. ఆ! అసలు ముఖ్యంగా మానసిక ఒత్తిడి బెరుగుతుందండి. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువైతే, నిద్ర అనేది పట్టదనమాట. ఈ డిజిటల్ స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే, సాధారణంగా ఇప్పుడున్న డిజిటల్ స్క్రీన్స్ అన్నినూ బ్లూ లైట్ అనేవీ ప్రొడ్యూస్ జేస్తాయనమాట.
ఆ! ఓహో! ఆ! ఆహా!
హ్మ్. అది మన, మన కంటికి నేరుగా కనిపియ్యదు బ్లూ లైట్. ఎందుకంటే, అది ఇన్ఫ్రారెడ్డు రూపంలో ఉంటుంది.
ఆ! ఆహా!
ఈ బ్లూ లైట్ వల్ల మనకి, ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. బ్లూ లైటూ, ఎక్కువగా వస్తే. మెలనిన్ అని ఆ! అది నిద్రకి
అయ్యో! ఆహ్, దాని వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి.
నిద్రకి సాయపడే హార్మోన్.
ఆహా!
అది టైంకి రిలీజ్ గాకపోతే, ఈ బ్లూ లైట్ వల్ల ఇంకా, నిద్ర అనేది కంప్లీట్‌గా జెడిపోతుందండి. అసలూ, మనిషి మనిషిలా ఉండడు. మెలనిన్ రిలీజ్ రిలీజ్ అవ్వకపోతే సమయానికి. ఈ బ్ల్
ఆ! హ్మ్. అవును. అంటే, మరి మనిషికి నిద్ర అవసరం కదా, అది లేనప్పుడు, ఆయన కొంచెం అంటే, మానసికంగా బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడికెళ్ళిపోతాడు.
అవునవును. అదే. అదే. మానసికంగా ఒత్తిడికి చెందుతారు.
ఆ! ఆ! ఆ! అయితే ఇప్పుడు మీరు ఈ కుటుంబం, స్నేహితులు మీ తరుక ఆఫీసు వీళ్ళు వీళ్ళెప్పుడైనా మీకు ఈ మొబైల్ వాడకానికి కొంచెం అడ్డంకి లాగా ఏమైనా అనిపించారా? వీళ్ళ వల్ల నేను ఎక్కువ వాడవలసి వస్తుంది. లేకపోతే ఆహ్, నేను కొంచెం తక్కువ వాడగలుగుతాను. ఆహ్,
హ్మ్. <giggles> అవునవునవును. చాలా సందర్భాల్లో వచ్చారండి. ఎందుకంటే సోషల్ మీడియా అందరూ వాడతారు గదా! అలానే నేను వాడతా. ఇంకా వాళ్ళేమైనా సోషల్ మీ అసలు ఫోన్స్ మాట్లాడం అనేది చాలా మటుకు తగ్గి తగ్గిపోయిందండి మా తరంలో.
ఆ! ఆ! అవునండి. ఆ! తగ్గిపోయింది.
అందరూ ఈ సోషల్ మీడియాలో మెసేజ్‌లే జేస్తున్నారు. ఆ సోషల్ మీడియా
ఆహా! ఏం మెసేజ్లుంటాయండి? అంటే మామూలుగా బయలుదేరావా ఆఫీస్‌కి వచ్చావా స్కూలుకొచ్చావా?
ఏక్ ఆ! అవే గాకుండా ఎక్కువ మటుకు మీమ్స్ ఉంటాయండి ఇంకా. అసలు ప్రొద్దున అవ్వగానే గుడ్ మార్నింగ్ ఉండదు ఏముండదు. ఏదో ఉద్యమంల ఇలా మీమ్స్ పంపుతారన్నమాట. మీమ్‌సంటే ఈ కామెడీ
ఆహా! మీమ్స్ అంటే ఏంటి? ఆహా!
కామెడీ ఫోటోస్, కామెడీ వీడియోస్ అవి.
ఆహా! అవి మీమ్స్ అంటారా?
అసలు పొద్దున లేవ్వడం‌తోనే అవి పంపుతారనమాట ఇంకా.
ఆహ్, దాని వల్ల <chuckles> అంటే మరి నవ్వుకోవచ్చు కదా కామెడీ ఏ
ఆ! నవ్వుకోచ్చు కాకపోతేది అది ఒక్క రోజుకి ఒక 20, 30 పంపితే ఏంటండి ఇంకా వాటినే జుసుకుంటూ కూర్చోవలా అన్నట్టుంటుంది.
అంటే నవ్వు స్థానంలో కొంచెం ఏడుపోచ్చే అవకాశం
అలా ఏం గాదు. ఆ నవ్వుకుంటూ దానికే అంకితం అయిపోతామంటున్నా.
ఆ! హ్మ్. ఓహో! మన
ఇలా మనకి ఏ పని లేనప్పుడు మన హాబీని సరదాగా ఉపయోగించకుండా, ఇలా మీమ్స్ జుసుకుంటా తయారవుతాం. ఇలా మీమ్స్ ఎక్కువగా చూస్తుంటే ఏమవుతుందంటే మన హాబీ పైన సమయం కేటాయించాం.
ఆ! ఏకాగ్రతా పూర్తిగా దెబ్బతినీ వేరే
ఆ! ఏకాగ్రత చాలా మటుకు దెబ్బదింటుందండి అసలు.
అవు దీన్ని వేరే ఆహ్, మె విషయాల మీద దృష్టికెళ్ళిపోతుంది. ఈ కామిడీలూ చూడటం అనేటువంటిదే పే పనిగా పెట్టు
అవునవును. అదే, అదే. అసలూ ఈ జనరేషను దినచర్యలో కనీసమొక 3 గంటలు ఈ కామిడీ మీమ్సే జూస్తున్నాయండి.
మరి ఇలాంటివి నియంత్రించాలంటే ఇలాంటివి ఆహా! ఇలాంటివీ అంటే, నియంత్రించగలమా అండి? మన చేతుల్లో ఉందా అలా?
అవునవును. నీ ఆ! నియంత్రించొచ్చండి. అంటే, యాప్ లిమిట్సనేటివి బెట్టుకోవాలి, ముందూ ఫోకస్ మోడని జెప్పాను గదా ఫోన్లో.
అవును.
ఆ ఫోకస్ మోడే గాకుండా, సెట్టింగ్స్‌లోకెళ్తే యాప్ లిమిట్సనేది ఒక ఆప్షనుంటుందండి.
ఓహో!
ఆ యాప్ లిమిట్టు ఒక్కో యాప్‌కి, మీరే యాప్సయితే ఎక్కువగా యూజ్ జేస్తున్నారో వాటికి బెట్టేయాలి.
ఆహా!
ఇలా రోజుకి గంట సమయం మాత్రమే అని. అలా బెట్టేస్తే ఏమవుతుందంటే, లాకయిపోతది ఆ యాప్.
ఆ! గంట తర్వాత మళ్ళీ రాద్
మనం ఆ లాకు వేరే వాళ్ళతోని సెట్ జేపియాలండి. నేనైతే ఏం జేస్తాను దెలుసా? మా అమ్మకి చెప్తా. యాప్ లిమిటు గంట బెట్టేషీ మా అమ్మకీ ఓ పాస్‌వర్డ్ పెట్టమంట.
ఆహా! ఆ!
ఆ! ఇంకా పా నేను యాప్ గంట కన్నా ఎక్కువ వాడాలంటే పాస్‌వర్డ్ అడగాల్సొస్తది మా అమ్మని.
అ! ఆవిడ చెప్పరు.
మా అమ్మనడుగుతే ఇంకా, నువ్వే జెప్పినావు గదా చెప్పకమని అని, జెప్పదు.
ఖచ్చితంగా చెప్పరు ఆవిడ. ఆవిడ చెప్పుకునే పరిస్థితిలో మరి అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు మరి?
అదే అదే. ఆ! వాడనండి ఇంకా సింపుల్‌గా. ఏదైనా అసలు తప్పని పరిస్థితుంటే, ఆ పరిస్థితి వి మా అమ్మకి ఎక్స్‌ప్లైన్ జేస్తే మా అమ్మ ఓపెన్ జేసిస్తే అప్పుడు వాడతా. అలా తప్పని పరిస్థితి తప్ప అసలు ఇంకా యాప్ లిమిట్ బట్టే పడిందంటే అసలు వాడే ఇంకా.
అ! అ అప్ ఆహా! ఆహా! అంటే మీరు వాడకాన్ని తగ్గించడానికి ఇదొక చిట్కా మీరెంచు
హ్మ్. ఇది చాలా మంచి చిట్కా అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి వాళ్ళకైనా. ఎలా అంటే, ఈ మధ్యల ఈ సోషల్ మీడియాకి ఓ వ్యసనంలా తయారైపోయిందన్నమాట. బానిసలయిపోయారు, అందరూ. అందరూ ఇలా నేను చెప్పినట్టుగా యాప్ లిమిట్స్ అనేటివి పెట్టుకుంటే చాలా మటుకు వాడకం అనేది ఆపేస్తారండి.
బానిసలయిపోయారు. ఆ! ఆహా! ఆ! బానిస అయిపోయిన అ! ఆ! అయితే మరీ ఇవేవీ కాకుండా, ఇంకా హ్మ్, మనం అంటే, ఏ రకమైనటువంటి మన దినచర్యలోనూ, మన అలవాట్లో మార్పులు చేసుకోడం వల్లా, మనం మీరిందాక చెప్పినా ఆయా డిజిటల్ స్క్రీన్ టైమ్ అనేటువంటి దాన్ని మనం తగ్గించుకోగలం.
అదే. నేను జెప్పినట్టూ ఇలా హాబీసనేటివీ మనం హాబీస్ కోసం మన సమయాన్ని కేటయించాలండి. ఎలా అంటే, చిన్న చిన్న హాబీ అయినా సరే, ఇలా ఉరకడం గానివ్వండి, లేదా జిమ్ముకెళ్ళడము, లేకపోతే ఏదైనా పుస్తకం జదవడము, పుస్తకం జదవకపోతే ఇలా పెయింటింగ్ లాంటివీ, బొమ్మల్లాంటివి యెయ్యెడము.
హుహు. చిత్ర బ్యాగ్. బొమ్మలు లాంటి పుట్ వాళ్ళి, ఇంట్లో ఆడవాళ్ళైతే
అదే. వీటి, వీటి వల్లేమవుతుందంటే, కొంచం మానసిక సంతృప్తనేది దొరుకుతుంది మనిషికి.
ఆహా!
హ్మ్. అది ప్ర మనం చెయ్యగానే పైసల కోసమే జెయ్యకూడదండి ఈ హాబీసనేటివీ, కొంచెం మానసికంగా సంతృప్తి చెందడానికి జెయ్యాలి. ప్రతి మానవుడు చెయ్యాల్సిన విషయమే ఇది.
ఆ! ఓహో!
అంటే, ఈ ముందు కాలంలో అయితే, ప్రతి మానవుడు ఏదో ఒక హాబీలా ఉంచుకొని అది జేషేవాడు. అతని ఉద్యోగం గాకుండా, వేరే హాబీ అనేదొకటుండేది. ఇప్పుడా హాబీని దీషేషిగా ఫోన్ని ఇంకో చేత్ ప చేతి భాగంలా యూజ్ జేసేస్తున్నారు దాన్నింక.
అవును. అవును. ఆ! శరీర భాగంలా అయిపోయిందది, ప ఆహ్, మొబైలు ఫోననేది ఇంక.
అదే, అదే. శరీర భాగంలా అయిపోయిందదింక. చేతికిట్లా అతికిచ్చేసినట్టయిపోయింది.
ఆహా! అయితే ఇప్పుడు ఇదీ చూడండి, మరీ వాళ్ళు వాణిజ్య పరంగా వాళ్ళకి చాలా లాభాలున్నాయి కదా మొబైలూ ఫోనులో. మీరు ఒక ప్రకటనలన్నీ గానివ్వండి, లేకపోతే మిగతావి కానివ్ వాళ్ళకి బాగా లాభంగా ఉంది కదా! అందుకనీ కంపినీస్. అందుకని వాళ్ళు మరీ ఏదో రకమైనటువంటీ హ్మ్, ఆహ్, ఆఫర్లని, అవని, ఇవని, వాటితో కొంచం ఆ బిల్‌ని ఆహ్, దాంట్లోకి వెళ్ళేటట్టూ టెంప్ట్ చేస్తున్నారు కదా, మొబైల్ ఫోన్ యూజ్ జేసేటట్టు.
హ్మ్. కంపెనీస్‌కి. హ్మ్. అవునవును. ఆ! ఆ!
ఇ ఇలాంటివీ ఎ ఆహ్, అవసరవంటారా? ఇవి ఆపగలా ఆపగలవా? మన చేతిలో ఏవైనుందా?
అదే, అదే. నోటిఫికేషన్స్ ఆఫ్ జే ఆఫ్ జేసేసుకుంటే సరిపోద్దండి. మనం ఇవి ఎంత నియంత్రించినా గూడా, మనం మానసికంగా ఊకే మొబైల్ ఫోన్‌ని యూజ్ చెయ్యాలి అని చూస్తేనే ఇంక యూజ్ చేస్తాం. కొంచెం క్రమశిక్షణ గూడా అవసరమే. నేను జెప్పిన విధానాలతో పాటు, కొంచెం క్రమశిక్షణ పాటిస్తే చాలా బావుంటుందనమాట.
హ్మ్. ఆ! హ్మ్. ఆహ్! అంటే, మనకి మనం కూడా అనుకోవాలి, ఇలాంటివీ చెయకూడదు. ఇలాంటి వాడకూడదు. ఈ వాడకం తగ్గించాలి, అనీ అనుకోవాలి. అంతే కదండీ.
అవునవునవును. హ్మ్. అనుకోవాలి తప్పకుండా.
ఆహ్, ఈ ఫోకస్ కోసం మొబైల్‌ని ఎలా నియంత్రించాలని చక్కగా జెప్పారు. మీతో మాట్లాడినందుకు చా
ఆహా! మీరు గూడా చాలా మంచి ప్రశ్నలడిగారండి. దీని వల్ల నాకు గూడా మళ్ళీ ఇలాంటివన్నీ జెయ్యాలనీ అనిపిస్తుంది.
మీతో మాట్లాడల ఓకె. మీతో మాట్లాడినది చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.